అవునవును. ఎంతో కొంత అవగాహన అయితే అందరికుంటుంది. కానీ, ఒకప్పుడు స్నేహం గురించి, ఇప్పుడు స్నేహం గురించి, ఏమన్నా మార్పులు జూసారా మీరు?
హ్మ్.
అంటే, ఒకప్పుడు స్నేహం అంటే వేరు, ఇప్పుడు స్నేహం అంటే అన్ని సోషల్ మీడియా వల్ల ఒచ్చే స్నేహాలే ఎక్కువైపోయాయి కదా! ఎట్లా అంటే, మనం ఏదైనా పోస్ట్ పెడితే లైక్, కామెంట్ జేసేవాళ్ళే గానీ, మన కోసం ఫోను జేసి
అవునంతా ఎక్కువ ఆ! అది అదంతా వేస్ట్ అండి. అసలు నా దృష్టిలో అయితే వేస్ట్. ఒక ఒకటి నార్మల్‌గా ఎప్పుడో ఇయర్‌కి వన్స్ ట్వైస్ ఇలా ఒచ్చిన మెమరీస్‌ని షేర్ చేసుకోవడం వేస్ట్. అంతేగాని, పొద్దున్న లేసి లెగిసాను. నేను తిరిగాను. నేను పడుకున్నాను. ఇలాంటివి కూడా పెడుతూ ఉంటారు. ఆ!
హ్మ్. అదేలెండి. <giggles> ఆహ్, అదొకటి. మనం ఏదైనా పోస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు, అ దానికి మించి దేనికి, అట్లా అలా ఏమన్నా ఉంటుందా అని? మీకనిపిస్తుందా?
హ్మ్. వేన్ హ్మ్. నాకైతే ఎప్పుడూ రేర్‌గా పెడితే ఓకే అండి. బ అంటే ఏదైనా ఒక ఓకే, మెయిన్ ఇది ఇంపార్టెంట్ అనుకొని పెడితే ఓకే గానీ, కొంతమంది ప్రతి చిన్నది పోస్ట్ చేస్తూ ఉంటారు కదా! అవ్వి చాలా ఇరిటేషన్ ఒస్తాయి. ఏంటసలు? వీళ్ళ గురించి పక్క వాళ్ళకి తెలియాలి, అననుకుంటున్నారు తప్ప, నేనేంటి? ఏంటని తను తెలుసుకొనే దాంట్లో అయితే లేరు మనుషులు. అసలెందుకు పెడతున్నాను? ఏం చేస్తున్నానని ఆలోచిస్తే, అసలు <chuckles> నిజంగా పెట్టరు. నాది <smacks lips> అంతా అసలు పిచ్చిలాగా తయారైపోయారండి ఈ విషయంలో అయితే, ఆ పోస్టుల విషయంలో.
హ్మ్. ఆ! <chuckles> ఆ! అమ్ హ్మ్. అవును. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. అలా ఉన్నప్పుడు మీరేమన్నా సలహాలట్లా ఇస్తారా వాళ్ళకి? లేపోతే, ఎందుకులే
అది ఫస్ట్ అసల ఏంటిలు? ఎందుకిలాగ? ఎవరికి తెలియాలి వీళ్ళ గురించి? అంటే, వ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఓకే గానీ, ప్రతీది అంటే ఆహ్, వేస్ట్ కదా! ఇలాంటోళ్ళకి నేను ఆహ్, బాగా క్లోజ్ అనుకోండి చెప్తాను. ఎందుకు? అవసరమా ఏంటి? అని. అది బయట వాళ్ళు కొంచెం మనకి దూరం అంటే, మనకెందుకులే అనేసి, వదిలేస్తాను.
హ్మ్. అవును. హ్మ్. అదేలెండి. అదేలెండి. అదే, అంటే ఇప్పుడు మీరు ఎంత శాతం లాభాలుంటయని అనుకుంటున్నారు? ఎంత శాతం నష్టాలు ఉంటాయనుకుంటున్నారు?
హ్మ్. నేను 50, 50% అనుకుంటున్నానండి.

ఓకే. అదేలెండి. అంటే ఇప్పుడు ఆహ్, ఫ్రెండ్ మౌనిక అనన్నారు కదా! తనతో అన్నీ షేర్ చేసుకుంటారా? లేకపోతే తనతో గూడా ఆ!
ఆ! ఆ! లేదండీ. తను నా బెస్ట్ ఫ్రెండ్ కదా! అదంతా అన్నీ షేర్ చేసుకుంటానే, ఇంక దీని తర్వాతింక వాట్సాప్ డైలీ కాలింగ్ అది, మాది రొటీన్ అయిపోయింది. ఈ ఇంటర్మైనింగ్ పర్సన్స్ అంటే కొత్తగా జాయినయ్యి అంటే కొంతమందేంటంటే <smacks lips> ఆహ్, మనకి వాళ్ళెక్కడ వర్క్ చేస్తున్నారు, ఏంటి? ఆ కంపెనీ గురించి కొన్ని డీటెయిల్స్ అవి తెలుసుకోవాలి అనుకుంటనమాట. అందువల్ల కొంతమంది నేను ఫ్రెండ్షిప్ నా కోసం నేను చేస్తాను. అలా కొంతమందిని తీసుకుంటాను. కంప్లీట్‌గా షేర్ చేసుకోకుండా, ఓన్లీ ఇన్ఫర్మేషన్ వరకే.
హ్మ్. అదేలెండి. హ్మ్. అవును. హ్మ్. అదేలెండి. అయిత్ అదేలే. కొంతమందిని అంటే కొన్ని బౌండరీస్ వరకే ఉంటే మంచిది, అని మీ అభిప్రాయం.
ఆ! ఆ! అవునండి. అవును. కొంతమంది రా కలుద్దాం. ఇక్కడికెళ్దాం, అక్కడికెళ్దాం ఎళ్ళని మాటలు చెప్తారు. అసలలాంటి వాళ్ళతో అసలంటే ఆహ్, దాంట్లో చూడడానికి అమ్మాయి పేరే ఉండొచ్చు. కానీ అక్కడ అవతల అబ్బాయుండొచ్చు. సో, ఇలాగ రమ్మంటున్నారు అంటే ఆహా! ఒక అమ్మాయి నమ్మాయి పిల్డే అని <chuckles> చెప్పి నా అనిపిస్తది. ఇంక ఆ! ఆ! లేదండి. ఇప్పడు రోజుల్లో అలా ఎక్కడుంది. సో, నేనైతే అస్సలు నమ్మను. ఒక అమ్మాయి రా నువ్వు అమ్మాయిని పిలుస్తుందని నేను అస్సలు నమ్మను.
హ్మ్. అదేలెండి. హ్మ్. <laughs> అలా ఎందుకనుకుంటారు మామూలుగా <chuckles> పిలవచ్చు కదా! అంటే మీరు ఆహ్, ఇప్పుడు అమ్మాయి, అబ్బాయి అనేది మనం ఫోన్ మాట్లాడితే తెలుస్తుంది కదా! హ్మ్.
ఆ! కానీ నాకు అంత వరకు ఇంట్రెస్ట్ ఉంటుదండి. ఫోను మాట్లాడడం, ఏదో ఒక ట్రస్ట్ అవన్నీ ఒచ్చాక ఓకే గానీ, ముందుగానే అంటే లేదు. నా వల్ల నా ఆ! ఆ! ఆ! లేదు. నంబర్స్ అవి షేర్ చేసుకోవడం లేదు. కరెక్ట్ కాదు. అడుగుతారు. కొంతమంది జెన్యూన్ పర్సన్స్ అవ్వి అనిపిస్తే మనకు తెలుస్తది కదా! వాళ్ళ చాటింగ్‌లో అది.
అదేలెండి. హ్మ్. ముందుగానే ఆ నంబరులలా ఇచ్చుకోడం మంచిది గాదంటారు. హ్మ్. అవునవునవును.
హ్మ్. హ్మ్. తెలిస్తే మనకి బాగానే ఉంది అనిపిస్తే ఇవ్వచ్చు కానీ, కొంతమంది జెన్యూన్ ఉండొచ్చు. <chuckles> కొంతమంది మోస్ట్‌లీ 90% పర్సెంటేడ్ ఫేకే ఉన్నారు దానివల్ల. ఎవరు జెన్యూనొ? ఎవరు
ఇప్పుడున్న ఇదిలో అవును. కరెక్ట్.
హ్మ్. తెలుసుకోవడం కష్టంగానే ఉంది.
హ్మ్. అంటే ఇప్పుడు ఆహ్, మీ ఫ్రెండే ఉన్నారనుకోండి, మీ స్నేహితులే ఉన్నారు. ఆ స్నేహితులుకి స్నేహితులుంటారు గదా! వాళ్ళెప్పుడన్నా మీతో మాట్లాడడం గాని, <smacks lips> అంటే హ్మ్. హ్మ్.
అవును. అవును. అవును. ఆ! మాట్లాడతారండి. హ్మ్. మాట్లాడతారు. ఆల్మోస్ట్
వాళ్ళిప్పుడు సోషల్ మీడియాలో మీకేమన్నా రిక్వెస్ట్ పెట్టారనుకోండి అట్లా? ఆహ్, మీరు అంగీకరిస్తారా? లేపోతే ఆ! వద్దులే అనట్లా ఆవ ఆహ్, ఇస్
ఆ! ఆ! నా ఫ్రెండ్ ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ నేను నా ఫ్రెండు దగ్గరికి వెళ్తానండి. ఓకే. ఈ పర్సన్ ఓకే. నాది అమ్మాయైనా, అబ్బాయైనా ఎవరైనా గాని ముందు నేను ఎవరైతే నా ఫ్రెండ్ ఫ్రెండ్ నుంచొచ్చింది కాబట్టి, నా ఫ్రెండ్‌ని ఫస్ట్ రీచ్ అవుతా. ఏంటి కాంటాక్టు నేను ఓకే అవ్వచ్చా? పర్లేదా? లేకపోతే ఏంటి అని ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాతే, నేను నెక్స్ట్ ఓకే చేస్తాను. బిఫోర్‌గా అయితే చేయను.
హ్మ్. హ్మ్. అదండి.

అదేలే. అంటే ఈ సోషల్ మీడియా వల్ల స్నేహాలన్ అంటే అందులో లాభాలుండొచ్చు, నష్టాలుండొచ్చు. మీ ఆహ్, మీ ఉద్దేశ్యం ఏంటి? లాభాలు ఎక్కువుంటాయా? నష్టాలెక్కువుంటాయ? లేకపోతే 2 సమానంగా ఉండడం? అట్లా ఏమన్నా మీకు ఉందా? ఒక అభిప్రాయం ఉంటుంది గదా! ఎవరికైనా. హ్మ్.
హ్మ్. అవ్ హ్మ్. 2 సమానంగా ఉందనే నేననుకుంటున్నానండి. ఎందుకంటే <smacks lips> మనం ఏదైనా ఇన్ఫర్మేషన్, బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఆ టిప్స్, ఈ టిప్స్ తెలుసుకోవాలంటే అన్నీ మనకున్న వాళ్ళ ద్వారా, మన ఫ్యామిలీ ద్వారా అవ్వకపోవచ్చు. సో, కొత్త కొత్త వాళ్ళ ద్వారా కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ కొంతవరకు బానే తెలుస్తది. సో ఆ టైంలో అయితే ఓకే. ఆ ఇన్ఫర్మేషన్ ఏం తెలుసుకోవడానికి టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ చేసుకోవడానికి లేతే కెరియర్ గ్రోత్ ఏదైనా ఏ కంపెనీలో వెేకెన్సీస్ ఉన్నాయి? ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి కొంతవరకు అయితే ఇది బానే ఉంటుంది. 50, 50 పర్సెంటనే నేను చెప్తాను. ఇంకీ
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అదేలెండి. హ్మ్. <smacks lips> మరి నష్టాలంటే ఏ విధంగా? ఇప్పుడు మీరు లాభం గురించి చెప్పారు గదా! మరి నష్టం అంటే ఏ విధంగా అనిపించొచ్చు?
ఫేమస్ ఆ! కొంతమంది కనెక్టవుతారండి. బయటికెళ్తారు. ఇంకా అక్కడి నుంచి ఫ్రెండ్స్‌గా ఉంటే, ఫ్రెండ్‌లీగా ఉంటే పర్లేదు. కానీ చాలా అనర్థాలకు దారితీస్తాయి. అవేంటో <giggles> మీకు అర్థమయ్యే ఉంటాయి. ఆ! చాలా అందరూ మా గుడ్ ఇంటెన్షన్‌తోటే ఉండరు. చెడు ఆలోచనలతో ఉన్నారు అని మనకు ముందు తెలీదు. మన ముందు మంచిగానే ఉంటారు. తర్వాత ఇంకా ఇవైతే జాగ్రత్త పడాలి? అనుకోకుండా ఆ!
హ్మ్. అదే. అవునవునవును. హ్మ్. అ అవును. బయటికెలా ఉంటారో మనకి తెలీదు.
వెళ్ళినా అంటే ఆహ్, ఇప్పుడు మనల్ని పిలిచారు అంటే ఆ ప్లేస్ పబ్లిక్ ప్లేసయితే పర్లేదు. లైక్ పార్క్‌లాగా ఇలా ఓపెన్ ఏరియా ఉండాలి. అంతేగానీ ఆహ్, మూవీస్‌కనీ లేకపోతే, సెపరేట్‌గా హోటల్స్‌కనీ ఇలాంటి వాటికి వాళ్ళు పిలిసినప్పుడు నో చెప్పాలి.
హ్మ్. అవును. అట్లాగ్ ఆహ్, పిలిచినప్పుడు మనా అమ్మనాన్నతోనో లేపోతే ఆహ్, ఎవరితో అన్నా అట్లా తీ అట్లన్ వెళ్ళొచ్చంటారా? లేపోతే అసలు మొత్తానికి ఒద్దులే
హ్మ్. అసల వెళ్ళకూడదండి. వెళ్ళకూడదు. అసలెందుకు అవసరం లేదిప్పుడు. మనం ఉన్నదానికిప్పుడు కలిసినా మనం అన్‌నోన్ వాళ్ళతో కలిసి మనకి ఎన్ని రోజులు అవ్వదు. ఒక నెల్లవ్వచ్చు, 2 నెల్లవ్వచ్చు, 3 నెలలవ్వచ్చు. "దా బయటికంటే", వెళ్ళడం అస్సలు కరెక్ట్ కాదు. వీళ్ళ గురించి అసలు చెప్పడు మాట్లాడడం గూడా అంటే మనం ఇంట్లో గూడా, ఎవరికైనా చెప్పుకోడం కూడా వేస్టు. మనమే కట్ చేసేయాలి ఆహ్, దాన్ని. ఈ మాత్రం నాలెడ్జుండాలి ఎవ్వరికైనా అసల, ఈ ఇవన్నీ యూజ్ చేసోవోళ్ళకి.
హ్మ్. హ్మ్. కరక్ట్ అదేలెండి. అనవసరము. <giggles> అదేలేండి.

ఓకే. అదేలెండి అదేలెండి. 50% అది యప్ ఇదివరికి స్నేహ అద అదెలా ఉండేది? ఇప్పుడుది ఒదిలేసేయండి. ఇదివరకిది ఎట్లండేదనిపిచ్చేది?
హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఇప్పుడు అ పాతదైతే కొంచెం అప్పుడు వాళ్ళకి అంత జెల్సీలు అవి ఉండేది కాదు. కొంచము స్నేహం కూడా నేచురల్‌గా ఉండేది. వాళ్ళ అనుభవాలు గాని, అన్నీ నేచురల్‌గా ఉండేవి. ఇప్పుడేంటంటే జరగలేనివి జరిగినట్లు చెప్తున్నారు. అంటే బయట సొసైటీ కోసమే సగం బ్రతుకుతున్నారు. బట్ హ్మ్.
ఆ! <giggles> ఇప్పుడు మనకేదన్నా ఆహ్, వ మామూలుగా ప్రమోషన్ ఒచ్చిందనుకోండి. మన, మన ప్రమోషన్‌ని ఆనందించే వాళ్ళెక్కువున్నారా? లేకపోతే ఆదబ్బా! ఇళ్ళకిలా ఒచ్చిందనే ఆహ్, ఆ ఇది ఎక్కువుందంటారా? కిష్ <chuckles>
హ్మ్. బాధపడిన వాళ్ళే ఎక్కువున్నారండి. ఆనందించాలి పై పైన మామూలు మనకొచ్చి ఏదో జెప్తారు కంగ్రాట్స్ అది ఇది గాని, వాళ్ళ మనసులో మాత్రం దీనికెందుకొచ్చిందసలు దీనికెందుకొచ్చింది? అనీ బాధయితే, చాలా ఎక్కువ ఉంటంది. కానీ, అది బయటకి మనకి కనిపించదు. కానీ ఏదొక సందర్భంలో ఆళ్ళు బయట పడతారంతే. వెంటనే బయట పడకపోచ్చు కానీ, ఏదోక టైంలో అయితే ఖచ్చితంగా బయట పడతారు.
ఆహ్, ఆ! <giggles> అవునవును. బయటపడతది. హ్మ్. అదేలెండి. అట్లా మీకేమన్నా సందర్భాలు అట్లా ఏమన్నా ఎదురవ్వడం?
హ్మ్. ఉన్నాయండి. నాకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ ఒచ్చినప్పుడు పేరుకొచ్చి అంటే, ఫార్మల్‌గా ఆహ్, కంగ్రాట్స్ చెప్పాలి గాబట్టి చెప్పారు. వెనకని మాత్రమే, ఇదసలు ఏం చేస్తది? ఎందుకొచ్చింది? నేనింకా చేస్తాను కదా! నాకివ్వాలి కదా! ఇలాంటివనమాట. అన్నీ కంపేర్ చేసుకోకుండ <smacks lips> ఏమో, ఒకటి రెండు కంపేర్ చేసుకొని, అలా మాట్లాడేస్తూ ఉంటారు. ఉంటాయి.
హ్మ్. <giggles> అదేలెండి. హ్మ్. అవునవును. అవును. కరెక్టే. ఇప్పుడు ఉద ఆహ్, ఉన్న జనరేషన్ అంటారు జూసారా? స్నేహం విలువ తెలియట్లేదు గానీ, ఏంటో ఈ <giggles> ఇది అనిపిస్తుంది. మీరు చెప్పినట్టే.
ఆ! అవును. ఇప్పుడు స్నేహం కూడా ఎందుకు చేస్తున్నారండి. మా అంటే ఓకే, వీళ్ళున్నారు. ఫ్రెండ్స్ ఉంటే బయటికి తిరగొచ్చు. అక్కడికి తిరగొచ్చు, ఇక్కడికి తిరగొచ్చు, లేపోతే ఏమైనా తినొచ్చు. ఇలాంటి ఇదే, దీని వల్ల చేస్తన్నారు. లేకపోతే అవసరం ఒస్తే వాడుకోవచ్చు. ఇలాంటిదిలో ఉన్నారు గానీ, నిజంగా ఓకే, ఏమి ఆశించకుండా చేసిన వాళ్ళైతే చాలా తక్కువ మందున్నారండి ఈ రోజుల్లో.
హ్మ్.

<smacks lips> సోషల్ మీడియా వల్ల మీకెవరన్నా స్నేహితులు ఆహ్, అలా పరిచయమయ్యారా అండి?
హ్మ్. చాలామంది ఫ్రెండ్సున్నారండి నాకు సోషల్ మీడియాలో. అంటే యాక్చువల్‌గా ఆహ్, కొత్త ఫ్రెండ్స్ రావడం సహజం. కానీ ఏం జరిగిందంటే నా ఓల్డ్ ఫ్రెండ్‌ని మళ్ళీ నేను ఈ సోషల్ మీడియాలో మళ్ళీ కలిసాను. అదసలా చాలా హ్యాపీ అనమాట. ఆ మూవ్మెంటసలు నేను మర్చిపోలేను. ఎందుకంటే నా
హ్మ్. హ్మ్. ఓకే. అంటే ఈ సోషల్ మీడియా యాప్స్ వల్ల ఇట్లా ఫేస్బుక్ ఇన్స్ అదండ్ హ్మ్.
ఆ! ఆ! అవునండి. దీనివల్ల నా ఫ్రెండ్ మోనిక అనే ఒక అమ్మాయుంది. తను నా చాలా బెస్ట్ బడ్డీ అనమాట. తన నం ఆ! స్కూల్ ఫ్రెండ్. నంబర్ పోయింది ఆ అమ్మాయిది. పోతే అసల ఇందులో అనుకోకుండా అంటే నాకు రిక్వెస్టొచ్చింది. కానీ తనకీ తెలీదు నేను నా ఫ్రెండని ఆహ్, నాకు తన ఫ్రెండని తెలీదు. జస్ట్ ఆ! సజెషన్స్‌లా వచ్చింది. నేను ఓకే చేశాను. ఆ టైంలో అసలు చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఎందుకంటే మళ్ళా మావో
హ్మ్. ఓహ్! స్కూలా? ఓహ్! ఆ! అదేలెండి. అంటే సజెషన్స్‌లాగా వచ్చింది. హ్మ్. అంటే ఎవరు ముందు ఆహ్, ఇచ్చేసారు? అంటే చూసి వె అంటే మీ ఫ్రెండని మీకెలా తెలిసింది?
ఫ్రెండని తెలియలేదండి. జస్ట్ నేమ్ బట్టి ఒక్కొక్కసారి సజెషన్సొస్తాయి గదా! నేమ్‌ని నేను యాక్సెప్ట్ చేశాను. నా ఫ్రెండని నాకు తెలీదు. మాట్లాడకుంటే ఇలా ఇన్ఫోలోకి వెళ్ళిన తర్వాత తను కొన్ని డీటెయిల్స్ అవి చెప్తుందనమాట. మీరెక్కడ వర్క్
హ్మ్. అవును. హ్మ్. ఓకే. అంటే మీరు ఫ్రెండని తెలియకుండానే మీరు నార్మల్‌గా సోషల్ మీడియా ద్వారా మళ్ళీ ఫ్రెండ్స్‌లాగా.
హ్మ్. ఆ! హ్మ్. ఆ! అవునండి. కొంతా ఒక 1 వీక్, 10 డేస్ తర్వాత తెలిసిందనమాట. ఓకే. తిను నా ఫ్రెండని. అప్పుడు అసల వెంటనే ఇంకా
హ్మ్. హుహు. <giggles> అంటే మీకు వాయిస్ అది గూడా తెలియలేదా? ఆ 10 రోజులు.
ఆ! మాట్లా మాట్లాడలేదండి. ఓన్లీ చాటింగొకటే. ఆ చ్ ఆ! సో అందులో కొంత ఇన్ఫో బట్టి అప్పుడర్థమయిందన్నమాట. ఓకే. తిను అన్ అప్పుడింక నంబర్ షేర్ చేసుకున్నాక అప్పుడు మాకు ఇంకర్థమైంది. ఆ! స్కూలు గురించి, కాలేజి గురించి ఇలా తను కొన్ని డీటెయిల్స్ చెప్పింది. సో, దాన్ని బట్టి ఆ! ఓకే. నా ఫ్రెండని చెప్పేసి అప్పుడు. <chuckles> ఆ! చాలా హ్యా
ఓకే. ఓకే. ఓకే. హ్మ్. హుహు. స్కూలు గురించి <giggles> అలా ఏమన్నా వచ్చి హ్మ్. <chuckles> వింతగా ఫ్రెండ్‌నే మళ్ళీ సోషల్ మీడియాలో తెలీకుండా ఫెండయ్యారైతే.
ఆ! ఆ! అవునండి.
హ్మ్. అయితే తర్వాత ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇప్పడి వరకు బానే ఆహ్, ఒక
ఆ! ఆ! బాగానే ఉందండి అంతా. కాకపోతే కొంతమంది ఎవరు పడితే వాళ్ళొస్తారు. కాకపోతే కొంచెం మనం అందులో జాగ్రత్తగానే ఉండాలి. అంత మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అది చెప్పడానికి కొంతమంది రెడీగుంటారు గానీ అవన్నీ అయితే షేర్ చేసుకోకూడదు. కొంతవరకు నేనైతే కొంతవరకే ఉంటాను. కొంతవరకు షేర్ చేసుకుంటాను. ఇంకా ఎన్ని పాజిటివ్సున్నాయో అన్ని నెగెటివ్స్ కూడా ఈ సోషల్ మీడియాలో ఉన్నాయి కదా! అందువల్ల హ్మ్.
హ్మ్. ఆ! అదేలె. హ్మ్. <giggles> అదేలెండి. ఏదైనా మన లిమిట్‌లో మనం ఉండాలి. ఎంతలో ఉండాలో అంతలో ఉండాలంటారు. అంతే గదా!
హ్మ్. ఆ! ఆ! అవునండి. అవును.